ఓకే. ఇప్పుడు మీరు ఇలాంటి బుక్స్ చదువుతాను అనిన్నారు, కానీ నాకొక చిన్న ప్రశ్నేంటంటే మీరు ఇవన్నీ చదవాలి తెలుసుకోవాలంటే బుక్సే కాదు. మీకు యూట్యూబ్‌లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా! కానీ మీరు దాన్ని చదవడానికే ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు?
అవునండి. ఆహ్, మనం పిల్లలకి కూడా చెప్తాం కదండీ! చదవండి. చ రాసేటప్పుడు కూడా, "చదువుకుంటూ రాయమ్మా బాగా గుర్తుంటుంది." అని చెప్తాం. ఎందుకంటే మన మ మన మైండనేది చదివినప్పుడు అది ఆహ్, మన మైండ్ అది రీడ్ చేస్తుందండి. సో దట్ అది మనకి వెనకాతల అది అలా, అలా నిక్షిప్తమైపోతుంటుంది. మనం ఏదైనా చూసినప్పుడది టెంపరరీ అండి. అది లోపటిదాకా వెళ్ళదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక వీడియో చూస్తామండి. ఏదన్నా మనకు నచ్చిన వంటకం చేయాలి అని చూస్తాము. కానీ అది చూసినంత సేపే గుర్తుంటుందండి. మళ్ళీ అది చేయాలి అన్నప్పుడు మళ్ళీ ఆ వీడియోకెళ్ళి మళ్ళీ చూడాలండి. సో అలాంటప్పుడేంటంటే మనం ఆ చూసిన దాన్ని రాసుకోవటమో, ఒక దగ్గర నిక్షిప్తం చేసుకోవటమో లేకపోతే ఆ బుక్కే తెచ్చుకొని చదువుకోవటం వల్ల ఏంటంటే ఆ బుక్కు మనతో పాటు ఉంటుంది. లేకపోతే చదువుకున్నప్పుడు అది కొంచెం మనకి గుర్తు కూడా ఉండే అవకాశాలున్నాయండి.
హ్మ్. నిజమే. హుహు. ఓకే. ఓకే. హ్మ్. ఓహో! ఓహో! ఓకే. హుహు. ఓకే. ఓకే. ఓకే. ఇప్పుడు మీకు అంటే ముందు నుంచి ఈ అలవాటుందా? లేదు అంటే మధ్యలో మీరు ఏదన్నా ఒక విషయాన్ని మర్చిపోవటం కోసమా? లేదు అంటే నే ఈ బుక్స్‌ చదవడం ఇష్టమని చదవటం మొదలేసారా? ఎలా చదవటం మొదలేసారు మీరు ఈ బుక్స్‌ని?
ఆ! బుక్ రీడింగ్ అనేది నాకు చిన్నప్పడును చందమామ కథలని. అలాగా చిన్నప్పడూ మా నాన్నగారు ఆ బుక్స్ తెత్తూ ఉండేవాళ్ళండి. చక్కగా చదువుకునేదాన్ని. ఇంకొకటేంటనంటే అండి 'ఈనాడు' వీక్‌లీలో చిన్న చిన్న స్టోరీసుండేయండి. ఆహ్, వీక్‌ అవైతే నేను ఖచ్చితంగా చదివేదాన్ని. అందులో వచ్చే అవన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు చిన్నప్పుడు ఇవన్నీ లేవు కదండీ! 'ఈనాడు' బుక్కు చాలా చక్కగా చదివేదానండి. ఏదో ఒక టాపిక్ మీద <sniffs> ఆహ్, ఈ వారపత్రికలవి విస్తూ ఉంటాయి కదా! సో, అది చాలా చక్కగా చదివేదాన్ని. సో ఇప్పటికి అలాగా అది కంటిన్యూ అవుతూ ఉందనమాట. ఆహ్, అలవాటనేదైతే ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు ఎక్స్‌ట్రాగా వచ్చినయేంటంటే స్పిరుచువాలిటీ బుక్స్. ఆహ్, ఆరోగ్యానికి సంబంధించిన బుక్స్, అలాంటివన్నీ వీటితో పాటు ఆడ్ అయిపోయాయండి.
ఓహో! హుహు. హ్మ్. అవును. నిజమే. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓహో! అ హ్మ్. అయితే ఈ హుహు. హుహు. హ్మ్.

ఓహో! ఓకే. ఇప్పడూ ఆహ్, పిల్లలంటే ఆహ్, క్లాసెస్ పరంగానో లేతే ఇంకోటి, ఇంకోటిగా చదువుకుంటూ ఉంటారు. మనం ఈ పనులు చేసుకుంటా కొంతమంది చదువుకుంటూ ఉంటున్నప్పుడు అంటే దాని వల్ల మీకు రొటీన్ ఏమన్నా మారుతుందా? లేదు అంటే మీకు ఆహ్, అదేంటి కాన్స‌న్‌ట్రేషన్ ఏమన్నా పెరుగుతుందా? మీ మనసుకి ఎట్లా అనిపించటం కోసం చదువుకుంటూ ఉంటారు?
ఆ! ఈ చదువుకోవటం అంటే కొన్ని కొన్ని తక్కువ నిడివిలో, తక్కువ విరామంలో చదువుకోవటం వల్ల నా రొటీన్‌కి ఎటువంటి ఇబ్బంది కలగదండి. అంటే నా పనులవి అన్ని చక్కబెట్టుకున్న తరువాతే నేను చక్కగా ఒక 10 నిమిషాలు, పావుగంట అలా కేటాయించుకొని నాకు నచ్చిన అంశాన్ని దాన్ని చదువుకోవటం, దాన్లో నచ్చిన అంశాలను రాసుకోవటం అది మళ్ళీ నేను సొంతంగా దానిని డెవలప్ చేసుకోవటం ఆహ్, నా జీవితంలో వాటిని చక్కగా యూజ్ చేసుకోవటం చేసుకుంటూ ఉంటానండి. నా డైలీ రొటీన్‌కయితే ఎటువంటి ఇబ్బంది లేదండి చెప్పాలంటే.
హ్మ్. హుహు. హుహు. హుహు. హుహు ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఈ రోజుల్లో చూస్తే నిజంగా మీరు అంటే మీరు ఈ స్టోరీస్ చదువుతూ ఉంటారా? లేదా రియల్ లైఫ్ స్టోరీస్ మనకి బుక్స్ దొరుకుతూ ఉంటాయి. బుక్స్ పరంగా చదువుతూ ఉంటారా! లేదు అంటే ఫోనులో చదువుతూ ఉంటారా? ఎలా చదువుకుంటూ ఉంటారు?
అవును. అవునవును. అవునండి. ఆహ్, ముందు కాలం చూసుకుంటూ ఉంటే ఎక్కువ మనకు లైబ్రరీసు అని బుక్స్ అని ఆహ్, మ్యాగజైన్స్ అని వాటిలో ఇన్ఫర్మేషన్స్ అలాగా ఉండేదండి. ఇప్పుడేంటంటే లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టు ఈ ఇంటర్నెట్ మాధ్యమంలో బుక్స్ చదవటము ఆహ్, మొబైల్‌లో బుక్స్ అంటే బుక్స్ రీడ్ చేస్తూ అలా చదవటము లేకపోతే ఆల్రెడీ బుక్ రీడ్ చేసిన దాన్ని కూడా దాని ఎసెన్స్ పెడుతూ ఉంటారు దాన్ని వినటము, ఒక్కొక్కసారి మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు. అలా అలాగా చేస్తూ ఉంటానండి. ఓకే. కొంతమందేంటంటే పోడ్‌కాస్టులు పెడుతూ ఉంటారు బుక్ గురించి.
హ్మ్. అవును. హుహు. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హుహు.
బుక్కు గురించి కొంతమంది దాని గురించి రాస్తూ ఉంటారు. దాన్ని చదివి కొన్ని కొన్ని ఓ కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి వాళ్ళు చెప్తూ ఉంటారు కదండీ! సో, అలాంటివి నాకు ఒకవేళ ఆ బుక్ చదవాలి అని బాగా ఇంట్రెస్టుంటే వీలైతే చదువుతాను. లేకపోతే అలాంటివి కూడా ఫాలో చేస్తూ ఉంటానండి.
ఓహ్! హ్మ్. హుహు. ఓకే. హ్మ్. ఓకే. మీరు ఎలాంటీ పుస్తకాలు చదువుతూ ఉంటారు? అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కథలు నచ్చుతూ ఉంటాయి కదా! మీరైతే ఎలాంటియి చదువుతూ ఉంటారు?
అవునండి. మీరు ఆహ్, బాగా చెప్పారు. ఏంటంటే కొంతమందికి ఇలాగా <sniffs> ఆహ్, డివోషనల్ బుక్సంటే ఇష్టము, కొంతమందికింకా మెడిటేషన్ బుక్స్, ఎక్సర్సైజ్ బుక్స్ యోగాకి సంబంధించిన బుక్స్ అలాగా కొంతమందికి స్పిరిచ్యువల్ బుక్సంటే ఇష్టం. బట్ నాకు వచ్చేసరికి డివోషనల్ బుక్స్, స్పిరిచ్యుల్ బుక్స్ అంటే చాలా ఇష్టమండి. వాటి కోసం నేను ఆన్లైన్‌లో సు చూసి సెర్చ్ చేసుకొని <sniffs> ఇంటికి తెచ్చుకొని చదువుకుంటాను. కొంత వింటూ ఉంటాను. ఆహ్, యోగాకి సంబంధించి మాత్రం నేను చదువుకొని దాన్ని చేస్తూ ఉంటాను. యోగ చేస్తూ ఉంటాను. సో, దాని ద్వారా బెనిఫిట్స్ కూడా నేను అందుకుంటానండి.
హ్మ్. హ్మ్. హ్మ్ ఓకె. ఓహో! హ్మ్. ఓకే. హుహు. ఓహో!